ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా ఈ ఆన్‌లైన్ ఉద్య అదే ఆన్‌లైన్ విద్యనేది ఆహ్, వాళ్ళ కరిక్యులమ్‌లో కూడా యాడ్ చేసుకుంటూ పిల్లలకి చక్కగా ఆన్‌లైను విద్యను కూడా చూపిస్తుంటుంది. మీ ఉద్దేశ్యంలో ఇలాంటి ఆన్‌లైన్ విద్య అంటే పాఠశాల విద్యకు కొంచెం ఉపయోగపడుతుందంటారా? లేకపోతే దానివల్లేమన్నా కొంచెం బ్యాడ్ థింగ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుందంటారా? మీ ఉద్దేశ్యమేంటి?
అవును. అంటే, ఉపయోగపడుతుంది. అంటే 2 రకాలండి. ఒక్కొక్కసారేంటి అంటే ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారేంటి అంటే ఉపయోగపడదు. ఎలా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని స్కూల్స్‌లో ఆహ్, పీపీటీసని, లేకపోతే ఇలా ప్రెజెంటేషన్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు చూడండి. అలాంటప్పుడేంటి వాళ్ళకి ఎక్కువగా దానికలవాటు పడిపోయారనుకో కష్టమైపోతుంది. కొన్ని కొన్ని చూపించాలి. పీపీటీస్‌లోని కొన్ని కొన్ని అర్థమవుతాయనమాట. ఈ బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ ఎలాగా ఆహ్, ఏమంటారు ఎక్స్పరిమెంట్స్ యాక్టివిటీసుంటాయి గదా! ఈ యాక్టివిటీసన్నీ కూడా వాళ్ళకి చూపించామనుకో ఇలా పీపీటీలు పెట్టి వాళ్ళకేంత చక్కగా అర్థమవుతుందో, అలా లెక్కలు. కొంతమంది
హుహు. ఓకే. అవునండి. అవును. అవునండి. ఓకే. అంటే ఏవైతే మనం నార్మల్‌గా కొంచెం అక్కడ స్కూలు‌లో చెప్పడానికిగానీ లేకపోతే ఆహ్, వాళ్ళకి చూపిచ్చడానికి ప్రాక్టికల్‌గా చూపిచ్చడానికి కూడా మనకి అన్ని వేళల అందుబాటులో ఉండవు. లేకపోతే ఆహ్, ఇప్పుడుకు ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్‌ని కట్ చేసి చూపిచ్చాలన్నా కుదరదు కాబట్టి అలాంటివన్నీ వీటిలో చూపించడం చాలా ఉపయోగమనేసి అంటున్నారు.
హ్మ్. అంతే. అంతే. ఎందుకంటే అవి వాళ్ళకి ప్రాక్టికల్‌గా చూసినట్టుండిద్ది అర్థమవుతుంది. కొన్ని కొన్ని ఉండి మనకి ఒక ముక్కని తీసుకెళ్లి ఎండలో పెడితే అది 2 రోజులకిలా అయిపోతుంది. ఆహ్, కాబట్టి దాంట్లో నుంచి ఇట్లా రకరకాలోస్తాయి. అలా చెప్తూ ఉంటారు చూడండి కొన్ని కొన్ని ఎక్స్పరిమెంట్స్. అవి వాళ్ళకి అలా చూపిస్తే చాలా బావుంటుంది. అంత బాగా అర్థమవుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అలా గాకుండా కొంతమంది ఏం జేస్తారంటే ఇవి దీనికి అలవాటైపోయి ప్యానెల్స్, ఈ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎక్కువగా వినేదేంటి అంటే ఈ ప్యానెల్స్‌లో పెట్టి వదిలేస్తారు. ఎక్కువగా మా క్లాసెస్ చెప్పరు.
హుహు. అవునండి. అవునండి. అవును. అదే. ఆ! అంటే ఏంటండి? ఇది ప్యానెల్స్‌లో పెట్ట ఒదిలేయడమంటే?
ప్యానెలంటే ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి ఒక స్క్రీన్, ప్రొజెక్టర్ స్క్రీను దాంట్లో పెట్టి వదిలేస్తారనమాట. అలా జస్ట్ ఆన్ జేసేసి వీళ్ళు వీళ్ళ పని జేసుకుంటూ ఉంటారు టీచర్స్. లైక్ ఎలాగా అంటే ఆ!
అవును. ఓహ్! అంటే ఎక్స్‌ప్లేనేషననేది ఉండదు. జస్ట్ అలా పెట్టేసి ఒదిలేస్తారు.
అంతే. వాళ్ళింక అది చూసి, రాసుకొని వాళ్ళకి వాళ్ళు నేర్చుకోవాల్సిందే తప్ప టీచర్స్ ఎవరు చెప్పట్లేదు. సో, దీనివల్ల నాకేమనిపించింది అంటే, ఆన్‌లైన్‌లో లైక్ ఇలాగ ప్యానెల్స్ ఇవన్నీ పెట్టడం కరెక్ట్ కాదేమో. కొంచెం ఆహ్, కూర్చొని చెప్పడం అలా టీచర్స్ దెగ్గరండి చెప్తేనే బావుండిద్దేమో అనిపిచ్చింది. అదంతా ఒకేత్తయితే ఒక్కరోజు సెలవు ఒచ్చిన రీసెంట్‌గా చూసుకుంటే మాకు ఆహ్, 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు. ఈ వర్షాలు, వరదలు వల్ల. ఈ 3 డేస్ కూడా పిల్లల్ని అలా వదిలేయలేదు. ఇంట్లోనే ఆన్‌లైన్ క్లాసెస్ పెట్టేశారనమాట. ఎవరైతే టీచర్స్ స్కూలులో ఉన్నారో, వాళ్ళే ఒక జూమ్ మీటింగ్
హుహు. ఆ! అదేలెండి. ఓకే. హ్మ్. ఇలా అయితే కనుక ఉపయోగం కదండీ! పిల్లలకి. ఏంటంటే, ఈ వరదల్లో లాపోతే వర్షాల్లో వెళ్లి ఇబ్బంది పడేకన్నా, ఇంటి దగ్గర ఉండి చదువుకుంటారుగా.
హ్మ్. అది అదే అనిపించింది నా కూడా. ఇలాంటప్పుడు కొన్ని కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేస్తున్నారు టీచర్సే గానీ, లేకపోతే ఆహ్, స్కూలు యాజమాన్యం మొత్తం గూడా, ఓకే. పిల్లలకి ఎలాగో అలవాటయింది కదా! డిజిటలు. కాబట్టి స్కూలులో కూడా పెట్టేద్దాము. ఈ బోర్డు మీద రాసే బాధ కూడా తప్పిద్ది కదా! అన్నట్టుగా వాళ్ళు ఆహ్, దానికి హ్మ్. దానికి అలవాటు పడిపోతున్నారు. అసలు అది పిల్లల్లో ఎంతవరకు ఆహ్, దాన్ని ప్రభావితం చూపిస్తుందనేది వాళ్ళకి అర్థం గావట్లా కళ్ళు పాడైపోతాయా? ఫస్ట్ అంతసేటు, స్క్రీన్ని చూస్తుంటే పిల్లలకి కళ్ళు పాడైపోకుండా ఏం జేస్తాయి అసలకే వీళ్ళ ఇంటికొచ్చిన తర్వాత కనీసం ఎంత లేదనుకున్నా ఒక అరగంట గంట ఫోను జూస్తారు. లేదా టీవీ చూస్తారు. ఆ! ఇక రోజంతా ఇలాగ టి స్కూలల్లో కూడా ప్యానెల్స్ అని, ప్రొజెక్టరులని, అవన్న ఇవన్నీ పెడుతూ ఉంటే, వాళ్ళకసలు నాలెడ్జ్ ఉండదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆహ్, ఆహ్, రంగు రంగులో ప్రపంచానికి అలవాటు పడిపోతారు. ఇక మిగతా ఎవ్వరితో ఏమీ అర్థం కాదనమాట. విడిగా ఏదైనా ఒక కొశ్చన్ అర్థం కాలేదు. పక్కన అమ్మాయి చెప్తుందనుకో, అదర్థం గాదు వాళ్ళకి. అది ఎలాగా, ఇదేలాగా.
అదే. ఆ! <chuckles> అంటే వెసులు బాటు. వాళ్ళకి. అదేలెండి. అవును. హ్మ్. ఫోను గానీ, టీవీ గాని చూస్తూనే ఉంటారాళ్ళు. అదేలెండి. ఆ! హ్మ్. అదేంటి? అంటే ఆహా! ఒక దానిలో చూస్తూ చూస్తూ ఏంటంటే, వాళ్ళ మైండ్ కూడా, దానికి అలా సెట్ అయిపోతుందంటారా?
హ్మ్. అంటే చూడ్డానికి అలవాటు పడిపోయిన మైండు చెప్తే వినటానికి సొంతగా రాయడానికి అసలు వాళ్ళకి అలవాటు అవ్వదు. ఒకప్పుడు మా అప్పుడైతే, అన్నీ మామూలుగా చెప్పేవాళ్ళు బోర్డు మీద రాసి అన్నీ గుర్తుంచుకుంటాం. కళ్ళు మూసుకుంటే అవే గుర్తొచ్చాయి. ఆ! మేడమ్ ఇది బోర్డు మీద బొమ్మకి ఇస్తూ ఎక్స్‌ప్లైయిన్ జేశారు కాబట్టి ఇది ఇలా రాద్దాము. అలా రాద్దామని ప్రతీదీ గుర్తుంటాయి. ఈ పేజీలో ఇది చదివాము. ఆ పేజీలో ఇది చదివాము అలా గుర్తుంటాయి.
హుహు. ఓహ్! ఓకే. అవునండి. హ్మ్. అదే. అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా చెప్పినప్పుడు కొద్దిగా ఊహించుకోవడం గానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట.
ఆ! చెప్పింది విన్నాననుకోండి. ఉ ఆలోచనా శక్తి పెరిగిద్ది గదా! ఎక్కువగా ఊహించుకొని సొంతగా రాస్తాం మనం. ఒక క్వశ్చన్ రాకపోయినా. ఆహ్, ఒకటో రెండో పదాలు తెలుస్తాయి ఆ క్వెషన్లో ఇక దాన్ని పట్టుకొని మనం కథల కథలు ఇక ఓన్‌గా రాసేయొచ్చు అక్కడ. ఇప్పట్లో అసలు ఓన్‌గా రాసే క్యాపబిలిటీనే ఉండట్లా పిల్లల్లో. తెలుగేనండి. తెలుగులోనే ఇప్పుడు మనకి చూస్తే క్రియా పదాలు ఇలా కొన్ని కొన్ని రకాలుంటాయి. అవి మాకు ఎంత చక్కగా చెప్పేవాళ్ళో. యాక్షన్ వర్డ్స్ అని. అవ్వని ఇవని. ఇప్పట్లో పిల్లలకి
హుహు. అదేనండి. హ్మ్. ఓకే, ఓకే. అదే. ఆ! వద్దునండి. అంటే మరి ఇప్పుడు చెప్పినా ఆహ్, ఒకవేళ ఆన్‌లైన్లో చెప్తే గనుక వాళ్ళు అంత గుర్తుపెట్టలో ఆహ్, గుర్తుపెట్టుకోలేకపోవడం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయింటున్నారా?
ఈ ఆ! వాళ్ళకసలు రాయడంగానీ ఏమీ లేదు. అప్పుడు చేత్తో రాపిచేవాాళ్ళు. ఇప్పుడు ఆఫ్‌లైన్ అనుకో ఎదురు టీచరు రాస్తుంది. మనం కూడా పుస్తకంలో రాయాలి. కాబట్టి రాసింది ఎక్కువగా వినింది రాసింది ఎక్కువగా మనకి గుర్తుంటాయి కదా! ఇప్పుడు ఆన్‌లైన్ అనుకోండి, వీళ్ళు గూడా ఏం జేస్తున్నారు? ఆ స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నారు. లేదు అంటే జిరాక్సులు తీయించుకుంటున్నారు. ఇంక ఎక్కడ వాళ్ళకి గుర్తుండే, చదివేది, చెప్పేది, రాసేది ఇవన్నీ? అస్సలు ఏమీ లేదు.
అవును. అదే. అవునండి. <giggles> అవును. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే. కొన్ని కొన్ని ప్రాంతాలు గనుక మనం ఆహ్, ఈ రూరల్ ఏరియలు అంటే గ్రామాలు అలా చూసుకున్నామనుకోండి? అక్కడైతే గనక అసలు మనకి ఈ ఆన్‌లైన్ ఫెసిలిటీనే ఉండదు కదా! అసలు మనం సెట్ చేసుకోడానికి ఇంటర్నెట్ గానీ అలాంటివి కూడా ఉనడని ప్లేసులు ఉంటాయి కదా! మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు డిసడ్వాంటేజులు అడ్వాంటేజూలు కూడా ఉన్నాయి కదా!
లేదు లేదు. నిజమే. హ్మ్, హ్మ్. హ్మ్.
మరి అంటే ఆహ్, ఎక్కువ డిసడ్వాంటేజులున్నా కూడా కొన్నైతే అడ్వాంటేజులున్నాయి కాబట్టి
ఉన్నాయి. ఉన్నాయండి ఖచ్చితంగా.
హ్మ్. అటువంటి అడ్వాంటేజులు ఇలా రూరల్ ఏరియాలకు ఇవ్వాలంటే ఎలాంట ఎలా చేయాలి దాన్ని?
నేనెం నేనేమనుకుంటానంటే ఎంత లేదనుకున్నా ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి ఫోన్సన్నా ఉంటాయి కాబట్టి, లేదు ఇక స్కూల్సులో వాళ్ళేదైతే స్కూల్సులో చదువుతున్నారో అక్కడ స్కూల్సుంటాయి గదా ఖచ్చితంగా. ఇక స్కూలు యాజమాన్యమే ఆహ్, స్కూలు యాజమాన్యమే స్కూలులో ఇలాంటి వెసులుబాట్లు చేయాలనమాట. ఎలాగంటే వాళ్ళకు ఆహ్, పీపీటీలు ప్రెజెంట్ చేయడం. అంటే ఆన్‌లైన్‌లోనే చేయక్కర్లేదండి. చార్టులుంటాయి, చాట్ వర్కుంటాయి చూడండి. అదివరకి మాకప్పుడు పీపీటీస్ లేవు. నాకు ఇంజినీరింగ్‌కెళ్ళేదాకా కూడా ఆ క్ స్కూల్సులో ఇలాగ డిజిటల్‌గా ఉంటుంది అనే సంగతి తెలీదనమాట. మా స్కూల్లళ్ళో ఎలా ఉండేదంటే ఎవరికి ఏదైనా చెప్పాలనుకో, టెక్స్ట్ బుక్కులోవి చిన్న చిన్నగా కనపడతాయి కదా! అందుకనేం చేసేవాళ్ళనుకున్నారు చాట్ మీద గీసుకొని రండి ఎవరో ఒకళని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అసైన్మెంటిచ్చేవాళ్ళు.
హ్మ్. అవును. ఆ! అంతే కదా! హ్మ్. ఓకే. అవును. అదేనండి. ఆ! అవును. ఆహా! అంటే మీరు ఏదైతే టెస్ట్‌బుక్కులో ఉంటుందో దాన్ని చాట్ మీద పెద్దగా గీసుకొని ఎళ్తూ ఉంటారనమాట. అంటే దూరం నుంచి చూసినా కూడా క్లియర్‌గా కనపడేలాగా.
హ్మ్. క్లియర్‌గా కనిపించాలి అని. దాని మనం పుస్తకంలో లేని పాయింట్లు ఇలా రై లైబ్రరీ ఉండేది. మా స్కూలికి మాత్రం ఖచ్చితంగా లైబ్రరీ ఉండేదనమాట. మా పాత లైబ్రరీలో మళ్ళీ బుక్స్ కూడా ఎక్కడెక్కడవో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు గాదు. మా సీనియర్స్‌వి వాళ్ళవి నోట్ బుక్కులు లేదంటే మా సీనియర్లు వాడిన టెక్స్ట్ బుక్కులు, మ్యాన్యువల్స్
ఓకే. హ్మ్. ఓకే. ఆ! అంటే నొ నోట్‌బుక్స్ పెట్టడం అనేది కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఆహ్, రన్నింగ్ నోట్స్‌లో చాలామంది ఇంపార్టెంట్ పాయింట్లు గాని అవి రాసుకుంటూ ఉంటారు కాబట్టి, వాళ్ళ జ్ఞానం కూడా మనకి అందుతుంది కదా! హ్మ్.
హ్మ్. హ్మ్. అందుకని మా సీనియర్ బుక్స్ పెట్టేవాళ్ళనమాట, అడిగి మరి తీసుకొని. మేమేం జేసేవాళ్ళం ఈ చాట్ వర్క్ చేసిన తర్వాత ఇంకేమన్నా అదనంగా మనం రాయొచ్చేమో పాయింట్లన్నట్టు ఆ లైబ్రరీకెళ్ళి ఆ పుస్తకాలన్నీ చూసుకునేవాళ్ళం. దీనివల్ల ఏంటంటే మనుషులకి, మనుషులకి ఆహ్, ఏమంటారు ఎక్కువగా మాట్లాడుకోవడం గాని ఒకళ్ళతో ఒకళ్ళు ఆ!
యాహ్! సూపర్! ఓకే. అవును. సఖ్యత పెరుగుతుంది. ఇంకొకటి ఆ వెతికే వెతుకులాట ఏదైతే ఉందో అది మీరు ఫిజికల్‌గా వెతుకుతూ ఉంటారు కాబట్టి, మీకు కూడా ఒక యాక్టివిటీ అనుంటుంది. కొంచెం, మానసికంగా కూడా ఆహ్, అదంతా ఎతుకుతూ చదువుతూ ఉంటారు కాబట్టి కొత్త కొత్త పా ఆహ్, ఈ విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి కదా!
అవును. అవునండి. ఇట్లా చేసుకోవడమే మంచిదసల. ప్రతిదానికి డిజిటలైతే అవసరం లేదు. కొన్ని కొన్ని ఇక తప్పదు. వాళ్ళకి లేదు అన్న పక్షాన ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంటే ఇచ్చింది కదా! ఆహ్, చిన్న చిన్న గ్రామాల వాళ్ళకి కానీ, లేకపోతే చిన్న చిన్న స్కూలు వాళ్ళకి గానీ ట్యాబు, ట్యాబిచ్చేసేసి ఇట్లాగా ఇందులో యాక్సెస్ చేసుకోండి అన్నట్టుగా కొన్నిచ్చిందనమాట గవర్నమెంటే. కొన్ని ఇన్‌బిల్ట్‌లాగా అందులో
హ్మ్. అవునులెండి. అవును. ఓకే. వెసులుబాటైతే ఇచ్చింది గవర్నమెంటు.
హ్మ్. అది. అలా కొన్ని కొన్ని చూసుకుంటే బెటరనమాట. లేదు అంటే పాత పద్ధతులు చాలా ఉన్నాయండి. అప్పట్లో ఫోన్లున్నాయా? లేకపోతే ఇలా డిజిటలు, యూట్యూబు ఈ రకరకాలున్నాయా? ఉన్న వాటిల్లోనే వాళ్ళు ఎంత చక్కగా చదువుకొని ఎంత గొప్పవాళ్ళయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చూసుకుంటే.
హుహు. ఓకే. అదేలెండి. అవును. అయితేనండి ఇప్పుడు ఏదైతే కొద్దిగా సోషల్ మీడియాలో గానీ, లేకపోతే బయట మాధ్యమాల్లో ఏం జరుగుతుందంటే ఈ కొద్దిగా ఏఐస్ గాని, లేకపోతే కొంచెం ఆహ్, చదువు నీత్యా కొన్ని ఆట్ అవుటర్ ఏదైతే రెగ్యులర్‌గా కాకుండా ఈ ఆల్ట్ ఆహ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన సమ్మరి, లేకపోతే ఒక టెక్స్ట్ బుక్కుని దానికిచ్చేసి. దానిలో ఇంపార్టెంట్ క్వెషన్స్‌లాగా లేకపోతే సంవత్సరం, సంవత్సరం అడిగిన క్వెషన్లు ఇలా గనుక అడిగితే ఎక్కువ డేటా అదిచ్చి, వాళ్ళకి కొద్దిగా సింప్లిఫైడ్‌గా ఉంటుందని కూడా చెప్తున్నారు. అది దాని మీద మీ ఉద్దేశం ఏంటి?
హ్మ్. హ్మ్. అది చాలా మంచిదే. అన్ అంటే ఎవరైతే ఎక్కువ చదువుకోవాలి అనుకుంటారో లేదు కొంచెం ఇంకా నాకు టైం లేదు గబగబా అయిపోవాలి అనుకున్న వాళ్ళకి అది బానే ఉపయోగపడుతుంది. కానీ మీరు గ గనక గమనిస్తే అది ఏదైనా కానీ అది సంబంధించిందది చాట్‌జీపీటీ, జెమిని రకరకాలున్నాయి మనకి ఈ వెబ్‌సైట్‌లనేవి. అందులో మనం ఏ ప్రశ్న అడిగినా గానీ కింద అదొకటి ఇస్తుందనమాట. ఇది ఇందులో ఖచ్చితంగా మిస్టేక్స్ ఉంటాయి. చూసి గమనించుకొని ఇన్ఫర్మేషనే సే తీసుకోండి అని ఎందుకంటే, అది అది మనిషి కాదు గదా! కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే, అది మనలాగా ఆహ్, మన చదువు చదువుకోలేదు. మన మైండ్‌ని ఇంకా రీడ్ జేయలేదు చెప్పాలంటే మనకి
హుహు. ఓకే. అదేలెండి. అవును. అవునండి. నిజమే అది. హ్మ్. అవును. హ్మ్. అదే ఎక్కడో ఉన్న సోర్స్‌లో నుంచి డేటాను తీసుకొచ్చేసి మనకి డిస్‌ప్లే చేస్తది కాబట్టి, ఒకసారి వెరిఫై చేసుకోండి అనేసి చెప్తూ ఉంటుంది.
ఆ! ఆ! ఖచ్చితంగా చెప్పిద్ది. ఇది గూడా మిస్టేక్స్ నేను కూడా మిస్టేక్స్ చేయగలను. కాబట్టి గమనించుకోండి అని ఖచ్చితంగా మనకైతే రిమైండరిస్తుంది. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఆహ్, నాకు మ్యాథ్సంటే ఇష్టం. మ్యాథ్స్‌లో కొన్ని కొన్ని టాపిక్సంటే ఇంకా ఇంకా ఇష్టం. అది నేను అది తెలీదు కదా దానికి. నేను ఒక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇచ్చి ఈజీగా ఉన్నయి ఇవ్వు అంటే, ఖచ్చితంగా ఏమిస్తది. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఆహ్, సెట్స్ ఇలాంటియి ఇచ్చిద్ది గానీ, అందులో నాకిష్టమైన ఏదో దానికెలా తెలిసిద్ది?
హ్మ్. అదే. ఓకే. హ్మ్. చెప్పండి. ఓకే. ఓకే. హ్మ్. ఆ! తెలీదు గదా! ఒకవేళ మీకు తెలిస్తే ఆహ్, ఇవి మీకు ఈజీగా ఉంటాయిని చెప్పేసి పర్సనల్‌గా సజెస్ట్ చేయడానికి అవుతుంది.
ఆ! అది. ఆ! అది మన ఫ్రెండ్సో లేకపోతే మన టీచర్సనుకోండి వెళ్లి అడిగితే ఎంచక్క చెప్తారు. మీరు క్లాస్‌రూమ్‌కి ఆహ్, ఎక్కువ ఒచ్చారు కాబట్టి మీకన్నీ ఈజీగానె అనిపిస్తుంది. ఇంక ఇది చదవండి ఇంకా ఈజీగా ఉండిద్ది. అలా వాళ్ళు చెప్తారు గదా. మనం అసలు టీచర్స్‌తో మాట్లాడడమే మానేసాము. ఈ ఆన్లైనొచ్చినంక ప్రతీదీ ఇందులో ఆహ్, సెర్చ్ చేసుకోవచ్చులే, ఇందులో వీడియో పెట్టుకొని వినొచ్చులే.
హ్మ్. అదే కదా! <chuckles> హ్మ్. అంటే, ఏమన్నా డౌటొచ్చినా కూడా ఏదో ఒక యూట్యూబ్‌లోను దేనిలోకి దానిలో, కొద్దిగా దాన్ని సెర్చ్ చేసి చూసుకొని, ఆ డౌట్‌ని క్లియర్ జేసుకుంటున్నారు.
ఇప్పుడు రకరకాల అప్షన్సొచ్చాయి కదండీ బాబు. ఎలా చేస్తారంటే, పిల్లలు ఆహ్, నేను ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడే ఇంక పిల్లలు అని కూడా అనక్కర్లేదు. నేను ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడే మా ఫ్రెండొక అమ్మాయుంటుంది. తను సీఎస్ఈ. అయితే అసలు క్లాస్‌కే ఒచ్చేది కాదు. బస్‌లో నాతోనే వచ్చేది. క్లాస్‌కి రాకుండా, ఎలా పడితే అలాగి ఏమంటారు వాళ్ళ ఫ్రెండ్ పీజీ ఉండిద్ది. అందులోకెళ్ళి పడుకునేదనమాట. తనకి క్లాస్ వినాలి అన్న ఏం ఇంట్రెస్టుండేది కాదు. ఎగ్జామ్సప్పుడు ఏం చేసేది, నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకుంటాను. బైజూస్‌లో వింటాను క్లాసెస్. అంత బాధెందుకు, ఆ ఫీస్ కడుతుందాం కద ఇక్కడ. ఫ్యాకల్టీ ఉన్నారు ఆ! టీచర్స్. నేనదే చెప్తాను. టీచర్స్ ఉంచుకొని అక్కడ ఇక్కడ వెతుక్కొని, నువ్వెందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం ఎగ్జామ్‌కి ఒకరోజు ముందు, అర్థంగానివి చూసుకున్నావంటే ఓకే. ఒక అర్థం ఉంది అందులో. <giggles> నువ్వెందుకులా జేస్తావు?
హ్మ్. ఆ! ఓకే. హ్మ్. ఓకే. అదేంటి? హ్మ్. ఓకే. హుహు. అప్పుడు ఫీజెందుకు కట్టడం? హ్మ్. ఓకే. అయితే, ఈ ఆన్లైన్ విద్య వల్ల కొద్దిగా పెద్ద పెద్ద డ్యామేజెస్ కూడా జరుగుతున్నాయి అనమాట బయట.
చాలా అండి. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే, ఓకే. ఆహ్, నాకు ఇదొకటి ఉంది కదా! అ అడగడానికి. నాకు ఇంక ఎవరి హెల్ప్ అక్కర్లేదు. నన్ను నేనే మార్చుకుంటాను. నాది నేనే చదువుకుంటాను అని కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ఆన్లైనొచ్చిన తర్వాతే ఇలాగా చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నాను చెప్పాలంటే. టీచర్స్‌కి గూడా. చెప్పాలంటే అండి టీచర్స్‌కి కూడా చాలా పెద్ద సవాల్లు.
అదేనండి. ఓకే. ఓకే. అంటే, టీచర్స్‌కి కూడా ఎలా మైనసవుతుంది? అంటే టీచర్స్‌కేంటంటే కొంచెం వెసులుబాటొచ్చేసింది. కొద్దిగా ఫ్రీ టైమ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళకి ఎలా ఇది ఇబ్బందవుతుంది?
అలా అండి. హ్మ్. హ్మ్. మా ఇ ఎవరైతే ఇట్లా మా ఇంజినీరింగ్‌లో ఉన్నారో తను చెప్పేది, ఒక మ్యాడమ్ చెప్పేదనమాట. అదివరకే మీ సీనియర్స్ మీ సీనియర్స్ కూడా కాదు. మీ సీనియర్స్‌కి, సూపర్ సీనియర్స్ ఉంటారు కద. వాళ్ళు ప్రతీదీ వచ్చి మాతో షేర్ జేసుకునేవాళ్ళు, మాతో మాట్లాడేవాళ్ళు, మెకానికల్‌గా కాకుండా ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా మాతో కనెక్టయ్యేవాళ్ళు. మేమొక టాపిక్ చెప్తుండంటే అసలు మీ సీనియర్స్ గాని, మీరు గాని ఏమంతగా మాకు ఆహ్, కనెక్షన్ లేదు మాకు. ఏదో ఒస్తున్నామా, విన్నామా, వెళ్ళిపోయామా. అన్నట్టుగా ఉంటున్నారు. ఆహ్,
హ్మ్. ఓకే. ఆ! అవును. ఓకే. <giggles> ఏదో గోడలకి చెప్పుకుంటున్నాము అన్నట్టుగా అనిపిస్తుందేమో వాళ్ళకి.
ఆ! ఎదు ఎవరు రెస్పాన్సివ్‌గా ఉండరండి. ఎలాగంటే ఇప్పుడు, ఓకే ఒస్తున్నారు వాళ్ళు నేర్చుకున్నారు గాబట్టి చెప్తారు. లేదు అంటే ఇంకేంటో తెలుసా? ఈ ఆన్లైన్‌లో ఎవరో ఒకళ్ళు నిజంగానే, అద్భుతంగా చెప్పేవాళ్ళుండారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో, ఏం చదువుకుంటారో మనకు తెలీదు. వాళ్ళతో మా టీచర్స్‌ని కంపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు జూడు, అంత
హ్మ్. హ్మ్. ఆ! అదేలే. అవును. హ్మ్. అంతే కద. ఇప్పుడేంటంటే ఆహ్, ఆన్లైన్‌లో ఒక్కొక్క టాపిక్ గురించి బాగా ప్రొఫెషనల్స్ లాకపోతే ఇలా యూనివర్సిటీలో చెప్పేవాళ్ళు కూడా కొన్ని కొన్ని వీడియోలు పెడుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు నిజంగానే చెప్పాలంటే కొద్దిగా మన దెగ్గర అవైలబిలిటీలో ఉన్న వాళ్ళకన్నా కొంచెం బాగా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి.
హ్మ్. నిజమే. కానీ ఆహ్, మీరు ఒకటి ఆ మనం ఒకటాలోచించాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఎంత నేర్చుకొని, ఎంత మన్ చెప్తూ ఉంటేనే కదా! వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అయింది. మన టీచర్స్ కూడా కొంచెం ఎక్స్‌పీరియన్సొస్తే బానే ఉంటుందేమో! మీకు చూసుకోలి, ప్రతీదీ చూసుకోలి. మీకు అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? వెళ్ళండి మరి దమ్ముంటే <chuckles> అక్కడికి వెళ్ళి వాళ్ళచేత చెప్పించుకోండి అవకాశం లేదు కదా! హ్మ్.
హ్మ్. ఆ! అవును కదండీ. అవును. <chuckles> అక్కడికి వెళ్ళలేకే కదా! ఆన్‌లైన్‌లో చూసేది. <chuckles>
ఆన్‌లైన్‌లో చూడడం కరెక్ట్ కరెక్ట్ కాదు. ఐ మీన్ తప్పు కాదు. మీరు చూడాలి, నేర్చుకోవాలి, మీకు ఎవ్వరిష్టమైతే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కావాలి మనకి. ఎవరు, ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ఒక మనిషిని తక్కువ చేయొద్దు. నేనైతే అదే అనుకుంటా. మన టీచర్స్ కూడా చాలా విషయాల్లో గొప్పవాళ్ళు. మనకి మంచి మాటలు చెప్పాలండి. అంటే ఇప్పుడు ఒక టీచ్చరనేవాళ్ళు ఆహ్, చదువొక్కటే కాదు, మంచి విషయాలు కూడా నేర్పిస్తూ ఉండాలి. అదే ఆన్‌లైన్‌లో వాళ్ళు ఆ! మన మెంటల్ హెల్త్‌ని కూడా హీల్ చేస్తారు టీచర్స్. అది ఆన్‌లైన్‌లో ఎవరు అలా చేయరు కదా!
హ్మ్. అదేనండి. హుహు. అదేనండి. ఆ! అంటే, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గానీ ఇలాంటివి కూడా చెప్తూ ఉండాలి. హ్మ్. అవును. అదీ కూడా ఏంటంటే, ఆన్‌లైన్‌లో టీచర్స్‌కి లేకపోతే ఇలాగ ఫిజికల్‌గా టీచర్స్‌కి ఏంటంటే, ఒక పర్సనల్ టచ్చుంటుంది, వాళ్ళు ఏదన్నా కావాలనుకున్నా మనకి వ్యక్తిగతంగా చెప్తూ ఉంటారు కదా! హ్మ్.
ఆ! అవును.
నిజంగా చాలా బాగా చెప్పారండి. అంటే ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల, ఏదైతే కొన్ని ఉపయోగాలున్నయి కానీ, అది కొంచెం మితిమీరి మనం చేయగలిగితే గనుక చాలా ఆహ్, ఇలాంటి ప్రాబ్లమ్లు కూడా వస్తాయని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి.